హ్మ్. అంటే ఏంటండి?
ఈ డోపమిననేది మనం జీవితంలో ఏదైనా సాధించినప్పుడు ఓచ్చే ఆనందం వల్లోస్తది. ఇప్పుడు ఉదాహరణకి, మనం ఏదైనా రన్నింగ్ రేస్‌లో విన్ అయ్యాము. రన్నింగ్ రేస్‌లో వినైనంక అందరు చీర్స్ చె చీర్స్ కొడతారు. <smacks lips> అంటే మననీ చీర్ చేస్తారు గదా! ఆ చీర్ చేసిన దానికి ఇంక మనం వినైన దానికి డోపమైన్ ఓస్తది. అ ఆనందమన్నమాట. అది ఎక్కడ బయట బయట ప్రొడక్ట్ కాదండి. డోపమైన్ అంటే లోపల హార్మోను. <chuckles>
ఓకే. హ్మ్. అవును. ఎక్కడి నుంచోస్తది? <laughs> ఓకే. హార్మోనా? ఓకే.
ఆ! మెదడులో హార్మోన్ అన్నమాట అది. ఇప్పుడేంటంటే ఇప్పుడు హ్మ్, నేను రన్నింగ్ రేస్‌లో గెలిచాను గదా! నాకు ఫస్టోచ్చిందని జేప్పీ హ్యాపీ అయినా కాబట్టి డోపమైన్ రిలీజైంది. కాబట్టి నెక్స్ట్ డే నుండి లేకపోతే నెక్స్ట్ టైమ్ న నేను ఉరుకుతున్నప్పుడు కూడా నా మెదడు నన్ను హ్యాపీగా ఉండమని చెప్తాదన్నమాట. అంటే "మళ్ళీ ఉరుకు" ఆ! మళ్ళీ ఉరుకు అనే చెప్తది. ఆ! ఆ! ఉరకడానికి ఎంకరేజ్ జేస్తది. నేని ఈ ఎగ్జాంపులిచ్చా గదా! ఇదే సోషల్ మీడియాకొచ్చేసరికి మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం గదా! స్క్రోల్ చేసినప్పుడు ఏదైనా ఇన్ఫర్మేటివ్‌ది వచ్చినప్పుడు ఆహ్, ఏదో నేర్చుకున్నామన్న ఫీలింగ్ కలుగుతది చూడండి. "అరే! ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిందే నాకు ఈరోజు అన్నట్టు." ఆ? అది ఫీల్ కంగానే మీకూ డోపమైన్ రిలీజైతది అన్నమాట. ఆ డోపమైన్ రిలీజైనప్పుడు మీ బ్రైన్ ఏం చెప్తది? ఆ ఇంక స్క్రోల్ చెయ్యి అని చెప్తది. ఇంక స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఇలా డో
ఓకే. హ్మ్. ఓకే. అది రిలీజ్ అవ్వడం వల్ల హ్మ్. అంటే నీకు ఇష్టమైనది జరిగింది కాబట్టి. ఓకే. ఓకే. మనల్ని ఎంకరేజ్ చేస్తుందన్నమాట. ఓకే. హ్మ్. అవునండి. నిజమే. ఆ! అవును. ఓకే. ఓకే. అంటే మనకింక అప్పుడు అంతే. ఇక మనకి మధ్యలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూస్తానే ఉంటామన్నమాట. బ్రేక్ అనేది పక్కన పెట్టకుండా.
హ్మ్. అదే. ఈ సైకాలజీని పట్టుకునే ఈ సోషల్ మీడియా అంతా కూడా వాళ్ళు డెవలపర్స్ అంతా డిజైన్ చేసారు. ముఖ్యంగా ఇంక ఈ స్క్రోలింగు మెథడ్ ఏదైతే ఉంటదో ఒకే ఫింగర్‌ని పైకి, కిందకి అనడం అది చాలా సులువుగా ఉంటుంది కదండీ. చాలా కన్వీనియంట్. అదేంటంటే పారాలిసిస్ ఓచ్చిన పేషెంట్ కూడా ఒక్కటే ఫింగర్‌ని పైకి కిందకీ హ్మ్, కలపగా అంటే చేస్తాడు. ఎందుకంటే అది ఈజియెస్ట్. ఇంక మన బ్రైన్‌కి ట్రిగ్గరింగ్ లాగా ఉంటదండి. అది ఫింగర్ హ్మ్.
నిజమేనండి. అవును. ఈసీగా అయిపోతుంది. నిజమే. అది అది అలవాటైపోయింది కూడా అండి. చేసి చేసి అలవాటైపోవడం వల్ల ఏంటంటే ఎమ్మట్నే మన దానికి మనం అలవాటు పడిపోతున్నాం. నచ్చకపోతే తిప్పేయాలి. మళ్ళి నచ్చింది అంటే పదే పదే చూడాలి. ఇలాంటి ప్రతిది కూడా మన బ్రైన్‌కి అవగాహన ఉండిపోయింది. అయితే మీరు
అవును. హ్మ్. కాబట్టి ఈ ఈ డోపమైన్ ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియా నుండి కాకుండా మన హాబీస్ ద్వారా రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి.
నిజమే అండి. చాలా కరెక్ట్‌గా చెప్పారు. అయితే మీరు సోషల్ మీడియాని మరి తక్కువగా వాడడానికి ఎలాంటి పరిమితులు పెట్టుకున్నారు?
హ్మ్.